నాకైతే నాకిప్పుడు కొత్తగా వచ్చిన కార్స్‌లో అయితే గనక, మొన్న చూసా సియరా. సియరా బాగుందనిపించింది. అంటే, దాని బడ్జెట్ హెవీగా ఉంది కానీ, టాటా సియరా. హ్మ్. అవును ఇవిది బాగుంటది.
ఎ ఇదీ ఇలేల్ ఇదీ 11,00,000 లాక్స్ 14,00,000 లాక్స్ ఎంతకో వచ్చిందదా? ఆ! అదే కొంచెం త యాక్చువల్ తక్కువకే వచ్చిందంటున్నారది.
యెస్. కానీ, అది చూడాలి దాని ట్రే అంటే రియల్ టైమ్ రివ్యూ ఎట్లుంటదో, దానిదెట్ల పెర్ఫార్మెన్స్ ఎట్లుంటదో. కానీ, 3 ఇంజిన్ 3 ఇంజిన్ ఆప్షన్స్‌లో ఇచ్చాడు బాగుందది. ఒకటేమో, టర్బో ఇచ్చాడు, ఒకటేమో నాచురల్లీ యాస్పిరేటెడ్ ఇచ్చాడు, ఇంకోటేమో డీజిల్ ఇచ్చాడు. సో, సూపర్! ఇవి 3 బాగున్నాయి కాంబినేషనైతే. తర్వాత చూడాలి ఇంకా మిగతాయి.
నెక్స్ట్ ఇంక ఇంకొటి తెగ తిరిగేస్తంది. ఆ! నెక్స్ట్ ఎక్కువ తిరుగుతుంది మహీంద్రా వాడిదనుకుంటా! బి సిక్సా! అది బ్యాట్‌మ్యాన్ వెర్షన్ వచ్చింది. అందులోని కలర్స్ ఉంటాయి. అది తెగ తిరుగుతున్నయిప్పుడు. మొత్తం హడావిడంతా ఆటిల్దే. అందులో బ్యాట్‌మ్యాన్ వెర్షన్ చాలా రేరు.
హ్మ్. ఆ! యెస్, యెస్. యెస్, యెస్. <laughs> ఆ! అది, అది బ్యాటరీ కారనుకుంట కదా! అది బ్యాటరీ కార్ అనుకుంటా కదా! యెస్.
బ్యాటరీ కారె, బ్యాటరీ కారె, 550 ఎంతో వస్తది కేఎం.
హ్మ్. అది చాలా ఎ బాక్ నుంచి ఎంత పెద్ద హెవీ కనిపిస్తూ ఉంటుంది. టెయిల్ గేట్ దెగ్గర, ఆహ్, ఆ టెయిల్ లైట్ ఉంటది కదా, పెద్దగా ఇట్లా వస్తది. యాహ్! యెస్, యెస్. పెద్దది.
ఆ! గుడ్డు న మ లోన కూడా చాలా టెక్నాలజీ. ఫుల్ టెక్నాలజీ మారిపోయింది.
హ్మ్. నిజమే. అయితే వీడూ, వీడు వీడైతే సీయరా వాడైతే మొత్తం హోమ్ థియేటర్ ఇచ్చాడు వాడైతే. ఇందాక నేను ఒక రివ్యూ చూసా. ఆ రివ్యూలో ముందు ఆ! హోమ్ థియేటర్ ఇచ్చాడు మొత్తం. ఎట్లా అంటే, మన స్క్రీన్ ఉంటది కదా, ముందు డాష్‌బోర్డ్‌లో, దానికింద మన సౌండ్ బార్ ఉంటది చూసినవా, అట్లా సౌండ్ బార్ పెట్టేసాడు లోపట. <chuckles> నువ్వు చూడు. సెవెన్ పాయింట్ వన్ డాల్బీ వెట్టాడు. ఆహ్, థియేటర్. అంటే, నా దగ్గర ఒక టాటా కారుంది యాక్చువల్‌గా టియాగో. ఆ టాటా కార్‌లోనే మ్యూజిక్కూ అది హర్‌మానోడి‌ది బాగానే వస్తది. ఇద్ నాకిదే ఇంతొస్తుందంటే, ఇంక అదెంత వొ ఉంటదో ఊహించుకుంటే ఇగ మాములుగుండదు.
మరి హ్మ్. <laughs> హోమ్ థియేటర్ ఏయిసాడా! ఆ! అవును. ఓర బాబోయ్! ఇంక డియే ఎళ్తే ఇంకా సినిమా ఏసుకొని చూసేయొచ్చు! హ్మ్. ఆ! ఇంక యనకొడు ఎంత హారన్ కొట్టిన, మనకసలు సమస్య లేదు తెలీదింకా.